అలాంటప్పుడు నేను ఎక్కువగా ఫస్ట్ చేసేది టమాటో రైస్ ఎక్కువ చేస్తాను.
అవునవునండి. ఆహా! ఓకే అంటే అతిధులొస్తున్నారంటే, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ చికెను కానీ మటను కానీ లేదంటే ఆళ్ళకి ఇష్టమైన ఫిష్ కానీ ఇలా వండుతారు కదా! <giggles>
ఆ! అవును అంటే కరెక్టే కరెక్టే మీరు చెప్పేది. కానీ ఏంటంటే టమాటా రైస్ గాని, పులిహర గాని వెజిటబుల్ ఫ్రైడ్ రైసు... ఇలాంటివేంటంటే మీకు తొందరగా అయిపోతాయి.
ఆ! అవునండి.
తొందరగా రెడీ చేయొచ్చు మనము. ఇంకొకటి అలా అ ఆ దాంతో పాటు ఇంకొకటి ఒక కర్రీ గాని పెరుగు పచ్చడి కర్రీ
అవునండి. ఆ! అవును.
అంటే ఇప్పుడు దాంతో పాటు వంకాయ కర్రీ, టమాటో కర్రీ.
అంటే ఒక వంటే కాకుండా <smacks lips> అంటే సమ్ కర్రీస్ గూడా ఇంకా యాడ్ చేస్తారనమాట మీరు. అంటే ఒక, ఒక వంట ఏం తింటాం అన్న రీతిలో కాకుండా <smacks lips> అన్ని ఐటెమ్స్ పెట్టేసి, ఏది బావుంది ఏంటి అని అడుగుతారు <giggles> గదా! రాగానే. ఆ టైప్‌లో చేస్తారండి అయితే మీరు?
ఆ! అట్లాగా ఆ! ఆ! ఆ! దాంతో పాటు చే చేస్తాను. ఆ! ఆ! ఆ! అదే. ఆ! ఆ! అట్లాంటివి రెడీ చేస్తాం. అంటే నేను టమాటో రైస్ <giggles> అనెందుకన్నానంటే, అవి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మాములుగా అన్నం, పప్పు, సాంబార్ అంటే అబ్బా! అన్నం పప్పు ఆహ్, అంటారు వాళ్ళు.
ఆ! అవునండి. <chuckles> అవునవును.
అందుకనేసి నేనేం చేస్తానంటే ప్ టమాటో రైస్ గాని, పుదీనాతో రై పుదీనాతో రైస్ గాని. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ గాని ఎగ్ ఫ్రైడ్ రైస్ చే గాని.
అవును.
ఇలాంటి ఫ్రైడ్ రైసు అలాంటివి ఎక్కువ చేస్తాననమాట.
ఆహా! ఓకే.
ఎది ఎన్ ఎందుకంటే వాళ్ళేమనుకుంటారంటే ఆ!
ఆహా! ఓకే అండి. అంటే మీరు వంట చేసినప్పుడూ
ఆ!
ఆ! అవును చెప్పండి.
వాళ్ళేమనుకుంటారంటే అబ్బా! ఇప్పుడు మనం ఇంత దూరం నుంచి ఎళ్తున్నాం కదా! అన్నం పప్పు ఏం తింటాం. రెగ్యులర్‌గా తినేవే అనుకుంటారు కదా! డిషెస్ ఎవరైనా. అందుకనేసి నేను ఇ ఇలాగ ప్లాన్ చేస్తాననమాట. టమాటో రైస్ అన్నా ఫ్రైడ్ రైస్ అన్నా దాంతో పాటు ఏంటంటే ఒక పెరుగు పచ్చడి. మళ్ళీ రోటి పచ్చళ్ళు కూడా బా చేస్తాను నేను. రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా! బీరకాయ, టమాటో, దొండకాయి. అలాంటి రోటి పచ్చడ్లు, పెరుగు పచ్చడి, దాంతో పాటు దాంతో పాటు ఒక స్వీటు కూడా రెడీ చేస్తాను. అంటే అది స్వీటు ఇప్పుడు మనం పాయసం <giggles>
ఆ! అవునవునండీ. ఆ! అవునండి. ఆహా! ఓకే అండి. ఆ! అవునండి. <chuckles> స్వీటు అతిథులు వచ్చారంటే, స్వీటుండాలేమో అండి. <giggles> అవునవును. అవునండి.
ఉండాలి కదా! పాయసం గాని పె ఇదీ మన హల్వా టైపు రవ్వ కేసరి. ఈజి‌గ కూడా అయిపోవాలి. మన ఈజిగా కూడా ఉండాలి. వాళ్ళకి కూడా బాగా రుచి రుచికరంగా అనిపించాలి కదా వంటలు.
అవునండి. అవును అవునండి. అంటే ఇప్పుడు <smacks lips> వంటలంటే అవును. ఇప్పుడు వంటలంటే ఇప్పుడు అందరూ చాలా మంది చేస్తారు అంటే మనం స్పె కొన్ని స్పెషల్‌గా చెయ్యాలి కదా! అంటే కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి, అలా చేయాలని మనకి అనిపిస్తా ఉంటది కదా! అలాంటి టైమ్‌లో మీరు ఎప్పుడైనా కొత్తగా వెరైటీగా ఏమన్నా ట్రై చేసారా అండి?
అలాంటివి ఎక్కువ చేస్తుంటాను. ఆ! ఆ! ఆ! అవునండి. ఆ! ఆ! ఆ! ఆ! అవునండి అవును. ఆ! అవును. ఆ! ఆ! చేస్తాను నేను వేరైటీగా అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ.

అంటే ఇప్పుడు ము ముసలి వాళ్ళు ఏంటంటే
ఆహా! <giggles> అంటే ఇంట్లో ఎవరు లేకా అంటే, ఇంట్లో ఎవరు లేక ఒన్ అంటే తెచ్చి తెచ్చి పెట్టేవాళ్ళెవరు లేక చేయాల్సొచ్చిందా? లేదంటే మామూలుగానే ఇంకా ఈ టైమ్‌లో ఏమి ఎళ్తాం, అంటే కొంతమంది నైట్, నైట్
ఆ! ఆ! ఆ! ఆ! లెవ్వు. అంటే మాములుగా ఏ ఏ అవును. ఆ! ఆ! ఆ!
నైట్ జర్నీ చేసేస్తుంటారు కదా! అలా అలా వన్ ఆహ్, ఆ సమయంలో వండాల్సొచ్చిందాని?
అవును. ఆ! అట్లాంటి సిట్యుయేషనే ఒకసారి అంటే కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళు, ఒక 5, 6 మంది సడెన్‌గా వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చాలా అలసిపోయి టైర్డ్ అయిపోయి ఉన్నారు ఆరోజు. అయితే ఇంక నాకేం చేయాలో అర్థం గాలేదు. ఆ టైమ్‌లో ఇంక చికెన్ ఎక్కడ దొరుకుతది మనకి? దొరకదు కదా! నైటు.
అవునవును.